ఓకే. ఓకే.
ఏంటి అంటే గనక, ఆ టాయ్స్ వల్ల, మనకి మనం పిల్లలు ఉంటారు కదా! పిల్లలు ఎ అంటే వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీస్ అన్నమాట. త్రీట్ అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్‌కి, ఒక్కొక్క టాయ్ అనేది దొరుకుతుంది. 3-6 మంత్స్‌కి
అవునండి. అవును. ఓకే. అంటే ఏ ఏజ్ గ్రూప్ బట్టి మళ్ళీ ఆట్ ఆహ్, బొమ్మ ఏ బొమ్మ కొనుక్కోవాలి, ఏ టాయ్ కొనుక్కోవాలి అనేది మారుతూ ఉంటుందన్నమాట.
ఖచ్చితంగా అండి. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకి అంతగా కనపడదు, కలర్స్ అనేవి గూడా అంతగా తెలీదు వాళ్ళకి చెప్పాలి అంటే. వాళ్ళకి ఏదైనా సరే.
ఓకే. ఓకే. ఓకే. స్ అంటే ఏ ఏజ్‌లో ఉంటే వరకు, అదుంటదండి?
3 మంత్స్ అనుకుంటా అండి. జీరో టు త్రీ మంత్స్ వరకు బ్లాక్ అంతా, మొత్తం మనందరం గూడా బ్లాక్ అండ్ వైట్‌లోనే గనిపిస్తాము. వాళ్ళు
ఓకే. ఓకే. ఒక 3 మంత్స్ వరకు అందరం ఇంకా ఎవ్రీథింగ్‌ ప్రతీదీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుందన్నమాట. కలర్స్ గుర్తించరన్నమాట. ఓకే. ఓకే.
బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గనక, గుర్తించలేరు వాళ్ళు. అప్పుడు మనము కలర్స్ అనేవి తరువాత, ఉండే కొద్దీ, వాళ్ళు వ వయసు పెరిగే కొద్దీ, మనము కలర్స్ అనేవి అలవాటు చేస్తూ, అంటే కలర్స్ ఉంటాయండి, కార్డ్స్ ఉంటాయి, అలాంటివన్నీ అంటే ఈ మధ్యకాలంలో అంటే కొంతమంది అంటున్నారు. పిల్లలకి కొన్ని, కొన్ని నేర్పిస్తున్నారండి, కార్డ్స్ జూపిచ్చి ఇదేంటి, ఇదేంటి జెప్పు అంటున్నారు.
ఓకే. ఓకే. ఓకే. అంటే కార్డ్స్ అంటే, ప్లే కార్డ్సా అండి?
ఈ స్క్రీన్ టైమే కాదు. ప్లే అహా! కాదండి, కొన్ని కార్డ్స్ ఉంటాయి. ఇదేంటి, ఇందులో ఏది పీజియన్ అని జూపిచ్చు, పీజియన్ అని జూపిచ్చు, ఆపిల్ జూపిచ్చు, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాము. ఆహ్, ఇవన్నీ కరెక్ట్ కాదు. మనం వ ఇవన్నీ అల్
ఓకే. ఓకే. ఓకే, ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఓహ్, అట్లా చూపించకూడదు అంటారు. అంటే కార్డ్ చూపించి ఇది పీజియన్ అని అట్లా. ఓకే.
చూపించకూడదండి. ఆ! చెప్పకూడదు. ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళకి ఆహ్